మీగు మీరీ, మీరీ ఈ మధ్య చూసిన వాళ్ళలో బాగా నచ్చిన కంటెంట్ క్రియేటర్‌లు ఎవరైనా అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు లేదా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళలో ఆహ్, ఎవరైనా ఉన్నారా?
ఈ అలాగనుకుంటే నచి మనకి రీసెంట్‌గా ఎళ్ళి మూవీ వచ్చింది కదండీ ఇది. ఆ! లవ్, లవ్ టుడే ఏదో ఉంది కదా!
అవునండి. తమిళ్ డబ్బింగు.
తమిళ, అందులో ఆయన డైరెక్టర్ ఉన్నారు కదా! మనకి అతను 'ప్రదీప్ రంగనాథన్' ప్రదీప్ 'ప్రదీప్ రంగనాథన్‌కి' టే మోస్ట్ టాలెంటెడ్ అండి. బట్ కొంచెం టైం తీసుకున్నారు ఆయన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీశారు, కష్టపడి పైకోచ్చారు. అలా అలా అలా వచ్చి ఈరోజు చెప్పాలంటే ఆయన 'లవ్ టుడే' సినిమా ఎంత బా తీసాడంటే అంత బాగా డైరెక్ట్, డైరెక్ట్ చేసి చేసి తర్వాత 'డ్రాగన్' సినిమా అయితే నాకు చాలా ఇష్టం. ఆ మూవీ నెక్స్ట్ ఇప్పుడు మొన్న వచ్చిన 'డ్యూడు'. 'డ్యూడు' బానే ఉంటది గాని ఆ సినిమా కూడా బా ఆడింది.. <smacks lips> ఒక చిన్న స్థాయి నుండి వచ్చిన వ్యక్తి ఈరోజు అంతా పాపులర్అయ్యాడు.
ఆహా! ప్రదీప్, ప్రదీప్ అంగన్. ఆ! ఆ! హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవును నిజమే. నిజమే. హ్మ్. 'డ్యూడ్'. హ్మ్. అవును. బాగాడింది. అంటే ఒక, ఒక కొత్త హీరో‌కి 3 వరుస పెట్టి బ్లాక్ బస్టర్‌లు రావడం అనేది చాలా అరుదు.
ఆ! ఇప్పుడు ఆయన తెలివితేటలు‌గా చేస్తున్నాడండి. ఆహ్, యూత్‌కి ఏది కావాలి? ఏం టాలెంట్ ఉండ్ ఏటైతే వాళ్ళు చూస్తారో అన్నది టార్గెట్ చేస్తున్నాడు ఆయన. ఎక్సాక్ట్‌గా మనకేం కావాలో అదే ఇస్తున్నాడు. డెఫినిట్‌గా హిటయిపోతున్నాయి ఆ సినిమాలు. సో అలాగా కూడా కష్టమే రాడం. దానికి తోడు ఆయనకి లక్ కూడా ఉంది. టాలెంటు ఉంది. లక్కు ఉంది. సో ఇంకా ఆటోమేటిక్‌గా ఏళ్తుంది పరిగెడుతుంది లైఫు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే. అవును. <chuckles> అవును. అనుకోవచ్చు. అవునండి. అనుకోవచ్చు. ఆహ్, చాలా మంచి విషయాలు చెప్పారండి అంటే రీజనల్ కంటెంట్ ఎక్కువ మంది ప్రేక్షకులకి ఎలా చేరుతుంది ఎలా ఉంటే చేరుతుంది అనే దాని మీద లోతైన విశ్లేషణ ఇచ్చారు. నాకు నచ్చింది మీతో మాట్లాడటం మళ్ళీ తప్పకుండా ఇంకో విషయం గురించి
ఖచ్చితంగా అండి. ఇప్పుడు అలాగని కాదండి. ఇప్పుడు మనకి కంటెంట్ అనేది మనకి య చిన్నోళ్ళు అవ్వొచ్చు, పెద్దోళ్ళు అవ్వొచ్చు. టాలెంట్ ఉండి రీజనల్ మూవీసయినా లేదంటే కొన్ని మూవీస్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న మూవీస్ కూడా మీకు ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌లు అవుతున్నాయి. రోజు ఆ! రీజనల్ మూవీస్ అనే మనం దాన్ని చిన్న చూపు చూడ్డానికి లేదు. మీరు ఇందాకల అన్నట్టు 'కాంతార' మూవీయే మనకి ఎగ్జాంపుల్. యాక్చువలి 'కాంతార' స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ కన్నడాలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తర్వాత దాని కంటెంట్ అది నచ్చి దాన్ని ఇంకొంచెం పెద్ద స్థాయిలో తీసుకెళ్దాం ఈ సినిమా కంటెంట్ బావుంది కదా! అని మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఎంత స్థాయికి హిట్ అయింది. నేనైతే 'కాంతార 2' వచ్చినప్పుడైతే 'కాంతారా 2' కూడా చాలా బావుంటుందండి సినిమా. ఇప్పుడు ఆ 'కాంతార' స్టోరీ ప్రకారం చూసుకుంటే అది ఎన్నో సంవత్సరాల పాతకాలం సినిమా అది. బట్ దాన్ని మనకి ఇప్పటికి ఫ్రెష్‌గా చూపించారు చాలా బా ముందుకు తీసుకెళ్లారు చివరికి అది 1,000,00,00,000 కొట్టేస్తాది అనుకున్నాం గాని దగ్గర దగ్గర ఆ 800,00,00,000 దాకా ఎళ్ళింది సినిమా.
<smacks lips> అవునవును. అవును. అవునండి. కరెక్ట్. హ్మ్. అవును. అవును హ్మ్. తెలుగులో ఎందుకు రావట్లేదంటారు? ఇలా మనకి రూటెడ్ సినిమాలు గ్రామీణ స్థా స్థాయిలో ఉండే సినిమాలు?